సో, హ్మ్. మనకి బడ్జెట్‌లో కూడా అయినట్టు ఉంటుంది. నచ్చింది పెట్టినట్టు ఉంటుంది. అని అలా ప్లాన్ చే ప్రతీదీ అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటానండి. అంటే ఇప్పుడు మనకి నాన్ వెజ్ దగ్గరైనా అనుకోండి, ఏదైనా ఒక్కొక్కసారి మనకి తీసుకురాలేదనుకోండి ఇంట్లో పికల్ ఉంటది. నాన్ వెజ్ పికల్స్. ఇప్పుడు అలాంటి టైంలో హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అంటే కొన్ని సార్లు ముద్దపప్పు, ఆవకాయి, నెయ్యి, వడియాలు ఉంటే చాలురా లైఫ్ టైమ్ సెటిల్మెంటు అంటూ ఉంటారు. ఇంటికొచ్చిన వాళ్ళందరు తిన్నాకూడా.
అవునండి. అది యాక్చువల్‌గా ఎలా ఉంటదంటే, సింపుల్ రెసిపీ. చాలా ఇష్టమైన రెసిపీ లాగా ఉంటది ఆల్మోస్ట్ అందరికి.
హ్మ్. ఆ! అది అది ముద్దపప్పు ఉత్తి పప్పు చేస్తారా? లేకపోతే, పప్పు లాగా టొమాటోలన్నీ వేస్తారా మీరు?
సో, దాన్ని నేను మామూలుగా ఆవకాయ కోసం అయితే ముద్దపప్పే చేస్తానండి. మామూలుగా పాలకూర పప్పు చేస్తాను. లేదు ఇలా ఆవకాయి ఉంది. మనకి కొత్తగా ఆవకాయ పెట్టినప్పుడు ఆ టేస్ట్ ఉంటుంది చూశారా! అసలు దాన్ని మామూలుగా ఉండదు గదా! సో, దానికి మాత్రం అల
హ్మ్. ఓకే. హ్మ్. అవును. యమ్మీ, యమ్మీ‌గా ఆ స్మెల్లు నెయ్యి పోసుకుంటే అందులోను...
హ్మ్.
నెయ్యి పోసుకుని తింటూ ఉంటారు గదా! నెయ్యి, ఇంట్లో చేసుకుంటారా నెయ్యి? లేకపోతే, బయట నుంచి మీరు చేస్తారా?
ఆన్ ఆ! లేదండి. నేను ఇంట్లోనే చేసుకుంటానండి నెయ్య కూడా. మనకు పాలు బాగా మంచిగా దొరుకుతాయనమాట.
ఎలా? తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలి? తక్కువ ఖర్చులో నెయ్య ఇంట్లో ఎలా చేసుకోవాలి?
తక్కువ ఖర్చులో చూసుకున్నట్టయితే మనకి బయట తెస్తేనే చాలా కాస్ట్‌లీ అవుతదండి. ఇంకొకటేంటంటే ఇంట్లో చేసుకుంటే, మనకి బాగా హెల్తీగా కూడా ఉంటది. అందరికీ మంచిగా పెట్టినట్టు ఉంటది. సో, అదేంటి అంటే మనం పాలు తీసుకుంటాము ఏంటండి?
హ్మ్. అవును. ఎలా చేస్తారండి నెయ్య? ఆ! నె నెయ్య ఎలా చేస్తారు అనడుగుతున్న.
ఆ! ఆ! నేను వారం మొత్తం పాలతో తీసుకునే పాలల్లో శనివారం లేదా ఆదివారం, వారంలో ఒకరోజు పెట్టుకుంటానండి అది వేయడానికి. సో, ఏం జేస్తాను అంటే, ఆ రోజు మొత్తం అంటే మనం మీగడ కలెక్ట్ చేసి పెట్టుకొని ఉంటాం గదా! అది మొత్తం తీసుకొని, దానికోసం చాలా కూల్ వాటర్ పెట్టాలనమాట. సో, ఆ కూల్ వాటర్‌లో ఆ మొత్తం ఏదైతే మనం మీగడ తీసి పెట్టామో, అది మొత్తం వేసి మిక్సీ పడతాన్నమాట. సో, మిక్సీ పట్టినప్పుడు ఇంకొకటేంటంటే మా ఇంట్లోళ్ళకి బెయ్ బాగా ఇష్టం బ్రెడ్ మీద వెన్న పెట్టుకొని తినడం.
హ్మ్. ఓకే. ఆహా! హ్మ్. అవును. ఓకే. అలాగనా. హ్మ్. హుహుహు. హ్మ్. ఓహ్! వెన్న. వెన్న కూడా ఇంట్లోనే చేస్తారా? పట్టారు.
ఓహ్! అటు బ్రేక్ ఆ! అండి. ఇది మంచి మనకు బడ్జెట్‌లో అయిపోతుందన్నమాట. అటు సండే బ్రేక్‌ఫాస్టు అయిపోతుంది. బ్రెడ్‌తో పాటు వెన్న ఏసుకొని తినేస్తారు. అది సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ వాళ్ళకిష్టమైన బ్రేక్‌ఫాస్ట్ కూడా.
ఆ! హ్మ్. వెన్న పూసండి. అవును.

లేదండి. నా దృష్టిలో అయితే, ప్రేమతో అంటే మనకున్న వాటిలోనే మంచిగా, ఇష్టంగా చేసి పెట్టడం. <smacks lips> ఇప్పుడేంటి అంటే, ఒక చిన్న దోస తీసుకోండి లేదా చెపాతి ఏదైనా సరే మనం ఇష్టంగా వాళ్ళకి చేసి పెడితే ఆ టేస్టే వేరు. దాంట్లో మనకి అదే కాస్ట్‌లీ ఐటెమ్స ఇప్పుడు ఒక్కొక్కసారి మనము తక్కువ బడ్జెట్లోనే ఇంట్లో అందరం కలిసి చేసుకొని తినే ఉండడంలో ఆనందం వేరు. మనం ఏదో పెద్ద రెస్టారెంట్‌కేళ్ళినా గూడా ఒక్కొక్కసారి అంత ఆనందం రాదు. సో, అలాంటప్పుడుకి
హ్మ్. ఓకే. హ్మ్. అదే కదా! ఆ! ఆ! <laughs> ఈ 'నువ్వోస్తానంటే నేనొద్దంటాన' అనే సినిమాలో త్రిష ఆహ్, ఒక పాటలో చపాతీని హార్ట్ షేప్‌లో జేసి పెడుతుంది. చపాతీని హార్ట్ షేప్‌లో కట్ చేసి <humming> లలలాలలైలలే అనే ఒక సాంగ్ ఉంటుంది కదా!
ఆ! ఆ! ఆ! అని పాడుతూ ఎళ్తుంది.
ఆ! చక్కగా చపాతీని గూడా అంటే ఒక సాధారణమైన రౌండ్ చపాతీని గూడా హార్ట్ షేప్‌లోకి కట్ చేయగానే
ఆ! అండి. అంటే ఈ ఇంట్లో కానీ, మనం ప్రేమతో చేయాలి అనుకుంటే మన క్రియేటివిటీని మొత్తం బయట బెట్టొచ్చనమాట. సో, ఇప్పుడు దోసలో కానీ, కలర్‌ఫుల్ దోసలు మనకి బీట్రూట్ దోస అని, పాలక్ దోస అవేంటి అంటే చూడ్డానికి గూడా చాలా అట్రాక్టివ్‌ గుంటాయి. మన వాళ్ళకి కూడా బాగా కలర్‌ఫుల్‌గా అనిపిస్తాయనమాట. మంచిగా ప్రేమతో చేసిపెట్టినట్టు ఉంటది.
హ్మ్. అవునవును. ఆ! అవును. హ్మ్. బావుంటది. ఆరోగ్యం చాలా చాలా చక్కగా చెప్పారండి. అంటే ప్రేమని తెలియపరచడం కోసం ఎక్కువెక్కువ ఎక్స్‌పెన్సివ్ ఫుడ్‌ని మనం వండక్కర్లేదు. చక్కగా మన ప్రేమతో మన ప్రేమని గూడా యాడ్ చేసి వంటల్లో, బడ్జెట్‌లో, చక్కగా తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు గూడా ప్రేమతో వంటలు చేసి ఇష్టమైన వాళ్ళకి పెట్టడానికి మీరిచ్చిన సలహాలు, చిట్కాలు అద్భుతంగా అనిపించాయి నాకైతే. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. <sniffs> హ్మ్. ఫ్యూచర్‌లో మా వారిని ఇంప్రెస్ చేయడానికి. <laughs> చాలా సంతోషం. మీరు చెప్పినవన్నీ నాకు చాలా ఆనందంగా అనిపించిందండి.
షూర్ అండి. <laughs> అంటే నాకు కూడా మీతో పంచుకోవడం మళ్ళీ అన్నీ గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి.